కొన్ని కొన్ని సార్లు కొన్ని విషయాల్లో మనము ఆహ్, అంటే చిన్న కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆ కథ అందులో నుంచి ఒక నీతి అనేది వెతుక్కొని ఆ కథ నేర్చుకుంటూ ఉంటాం గదా! సో, మీరు కనిపిన్ మీకు కిన్ చిన్నగా కనిపించే దారిలో ఏదన్నా గొప్ప కథ దాగుందా?
నిజంగా దాగి ఉంది. ఆ దారి, ఆ దారి అనేది నా జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమైందని చెప్పొచ్చు. చిన్నప్పుడు ఏంటంటే ఈ పిల్లల గురించి తెలిసిందేగా! వాళ్ల ఇంట్లో కన్నా ఊరోళ్ల ఇంట్లో ఉండేదే చాలా ఎక్కువ. ఆ! పక్కింటి వాళ్లు చిరాకు పడినా సరే, ఇంక అక్కడికే వెళ్తూ ఉంటాం. అందులో నేను కొంచెం బాగా అల్లరి దాన్ని. ఖాళీగా ఉన్న వాళ్లని కూడా బ్రతకనివ్వను. ఎక్కడో ఒక దగ్గరికి వెళ్లి ఆహ్, "దా, దా, దా!" అని ఇంకా అందరినీ లేపుతూ ఉండడం. ఇంక వాళ్ల అమ్మలైనా నా మీద చిరాకు పడేవారు. "ఏహ్! ఏలే" అనుకుని వచ్చేసేదాన్ని, పట్టించుకునేదాన్ని కూడా కాదు. మాకేంటంటే ఒక దారి ఉండేది. అది ఎలా అంటే, ఇప్పుడు నాలుగు రోడ్ల కూడలి ఎలా ఉంటుంది? ఇప్పుడు రోడ్డు చూసుకుంటే <smacks lips> హ్మ్. కానీ అదేంటంటే ఒక పల్లెటూరు గ్రామం లాంటిదన్నమాట. కమ్మటి ఇళ్లు ఉండేవి అప్పుడు, అన్ని కమ్మలతోనే కదా! ఇళ్ళుళ్లు.
ఓకే. అవును. అవునండి. <chuckles> ఓకే. <giggles> ఓకే. చౌరస్తా అంటున్నారా? ఓకే. కమ్మలు కం చెవి కమ్మనా?
అటోగా చెవి కమ్మలు కాదండి. కమ్మ రేకులు ఇది అంటారు కదా! ఆహ్, ఎలా చెప్పాలి?
మరెంటి? పెంకుటిల్లా?
పెంకిటిల్లు మీదే కమ్మలు ఉంటాయి. తాటి కమ్మలతోటి.
ఓకే. జస్ట్ చెట్లలో కొమ్మలు బెడతారు అవా? ఓకే. ఓకే. ఓకే.
ఆటితో ఆ! కొమ్మలు పైనుంటాయి. కానీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కమరేకు బాంబులు <giggles> అంటారు విన్నారా ఎప్పుడైనా? అప్పుడ్లో ఎక్కువుండేవి.
లేదు. లేదు. తెలీదండి.
ఏంటండి?
నిజంగా దెలీదు. <chuckles> యాహ్! ఇక్కడంతా సిటీలో ఎలా అంటే మొత్తం కాంక్రీటు, సిమెంటు ఇవే గదా! తెలుసు, అలా తెలియదు. యాహ్!
సరే అయితే కమ్మ రేకులు ఆ! ఓకే. సిటీ ప్రజలకి అయితే కష్టమే లెండి. అయితే ఇంకా అదే వేలో ఆడుకుండే వాళ్లం. ఆ వేలో ఏంటంటే, ఒక తాతయ్య, బామ్మ ఒక చిన్న షాప్ పెట్టుకునేవారన్నమాట. అప్పుడు ఉండే షాపులనేసరికి పెద్ద పెద్దగా వాళ్లకి ఆదాయం ఏమీ రాదు. చాలా చిన్న షాప్. అందులో దుంపలు, ఆహ్, ఇంకా మొక్కజొన్నలు. తెలుసు కదా! ఆహ్, ఈ మొక్కజొన్న, ఎస్ ఈ స్వీట్ కార్న్ కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. అసలు తెలియదు కూడా. ఇప్పుడంటే ఏదో హైబ్రిడ్ కాలం అయిపోయి స్వీట్ కార్న్ వచ్చింది. ఆ మొక్కజొన్న చాలా నేచురల్‌గా ఉంటుంది. గట్టిగా ఉంటుంది. అది నాటు మొక్కజొన్న అంటారు. అవ్వి, దుంపలు ఇవన్నీ అమ్మేవారన్నమాట. <smacks lips> ఇంక ప్రతిరోజూ సాయంత్రం అయితే ఇంట్లో డబ్బులు తీసుకోవడం, ఆ షాప్ దగ్గర పడడం. <smacks lips> ఆ బామ్మ ఏమో
అవును. హుహు. ఓకే. యాహ్! యాహ్! యాహ్! ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అడగగానే ఇచ్చేవాళ్ళ మీ ఇంట్లో డబ్బులు గూడా?